అవును. టెన్షన్‌కి పడతా ఉంటారు దదసలు.
అస ఎంత టెన్షనో, అసలు తెల్లారికి వాన తగ్గిద్దో లేదో, పడుతుందో లేదో ఏమి తెలీదు. అసలు జూడండి ఇక వాళ్ళ టెన్షన్. నేనేవి ఏ ఏం గాదులే నీకు. పిచ్చ లైటనమాట వారికన్నట్టు. "ఏం కాదులే నాన్న. పడదులే నాన్న." హ్మ్.
హ్మ్. ఓకే. ఏత్‌కు <laughs> అంటే. మీకు అంటే, మీరు, మీరు జస్ట్ అలా కూర్చొనుంటరు గానీ, మిడ్ మీ టెన్షనంతా పంచుకోడానికి మిగతా వాళ్ళున్నారు. <laughs>
<laughs> అదే. నేను "ఏం కాదులే నాన్న. పడదులే నాన్న. తగ్గిపోతుందిలే" అని వాళ్ళకి జెప్తూ ఉన్నాను.
అయితే, మరి ఇప్పుడూ ఇక్కడ పెళ్లి కొడుకు గూడా మీ, మీ ఊరేనా? లేపోతే, అక్క వేరే దగ్గర నించి రావాలా?
ఆహా! వాళ్ళది తెలంగాణ. మాది ఆంధ్ర. మాది విజయవాడ. వాళ్ళదీ ఖమ్మం దెగ్గర.
ఓకే. వాళ్ళు మళ్ళీ వ ఓకే. ఓకే. మరి వాళ్ళు రావాలి గదా! వాళ్ళు రావాలన్న వర్షం అనే ఆటంకి అనేదో అడ్డంకనేదుంది కదా?
ఆగాలి. హ్మ్. నిజమే. అసలు ఇంకొక్ అసలీ వర్షం కాన్సెప్ట్ మాకు ఎంగేజ్‌మెంట్ నించే మొదలైందండి. ఎంగేజ్‌మెంట్ కూడా జులై 27 అనమాట. ఇరవై ఆరు ముందు రోజు నాలుగురు, ఈ ఆళ్ళు య్ ఆహ్, మనకి వాతావరణం చెప్తారు కదా! వాతావరణం వాళ్ళేం చెప్పారంటే, ఈ వారం మొత్తం వర్షవుందని చెప్పారు.
ఓకే. ఓకే. హ్మ్. యస్. ఓకే. ముందుగానే హెచ్చరికలు జారీ చేశారనమాట. <laughs>
మా పెళ్లి స్ ఆ! హెచ్చరికలు జారీ చేశారు. మా ఎంగేజ్‌మెంటొచ్చేసి సాటర్‌డే. అదీ కాక మాకు ముందు సంవత్సరవేంటంటే, వరదలొచ్చి వి ఇళ్లల్లోకి నీళ్ళు కూడా ఒచ్చినియనమాట లాస్ట్ ఇయరు. ఆ! ఆ! మా మేవందరం అదే భయంతో ఉన్నాం. వర్షం పడిందా, ఎక్కడ మునిగిపోతదా, ఎక్కడ ఇదయిపోద్దా, ఇదే టెన్షను. సో, ఇంక అటు చేసి ఇటు చేసి య
ఓకే. అయ్యయ్యో! ఓకే. ఆ! అవును. హ్మ్. అంటే, విజయవాడంటే గోదారీ ఉంటదనుకుంటా గదా? గోదావరా? కృష్ణ? ఆ! కృష్ణా నది. ఓకే.
ఆ! కృష్ణా నది. ఆ! అప్పుడు మీకూ బొల్ బొడిమేర పొంగింది అని చెప్పి వార్తలు గూడా బాగొచ్చినియి. ఫ్లడ్సొచ్చినియని జెప్పి. సో, ఆ బాధితుల్లో మేము కూడా ఉన్నామనమాట లాస్ట్ ఇయరు. సో, ఏంటంటే, వీళ్ళందరూ, ఇంక మా అమ్మ వాళ్ళందరూ ఇదే టెన్షన్. వామ్మో! లాస్ట్ ఇయర్ అదే టైమ్ గదా! ఆగస్ట్‌కి కదా! అదే టైమ్‌కొచ్చినియి అని చెప్పి టెన్షన్ పడతా ఉన్నారు. ఎంగేజ్‌మెంటు ఏమైందంటే, ముందు రోజు సాయంత్రం మేమేమనుకున్నామంటే, పెళ్లెట్లైనా కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఎంగేజ్‌మెంట్ అన్న ఇంటి దగ్గర బయట మంచిగా చేసుకుందామనే ఒక ఆలోచనుంది మాకు.
యస్. యస్. అవునవునండి. అయ్యయ్యో! ఓకే. యస్. యస్. అవును. ఓకే. హ్మ్.

అయ్యయ్యో! ఆ! <laughs>
ఆ! ఎంగేజ్మెంట్ రోజు తెల్లారయింది, టెన్షను, మంచిగా ఎండొచ్చింది.
ఓహ్! సూపర్ అండి. <laughs>
అసలు ఎంత అసలు ఒక్కొక్కళ్ళం ఊపిరి పీల్చుకున్నాం తెలుసా. అసలు నిజంగా "అదృష్టం అంటే నీదే అదృష్టం అంటే నీదే", ఇలా పెళ్ళికి కూడా అంతే అయిందండి. ఏమైంది ఇంకా చెప్పాను కదా! ముందు రోజంతా ఫుల్లు వర్షము. తెల్లారి ఎండ స్టార్ట్ అయింది. హమ్మయ్య! నిజంగా ఊపిరి పీల్చుకున్నాము. ఇంకొకటేంటంటే చాలా వ ఏరియాలో వర్షాలున్నాయి, చుట్టాలు చాలామంది రాలేదు, దానికి కారణం వర్షమే అనమాట. చాలా ఏరియాల్లో వర్షాలు ఉన్నాయి. అది కాక మా సైడు పెళ్ళిళ్ళంటే అమ్మాయి ఇంటి దగ్గర పెళ్లి చేస్తారు. దట్ టు ఏంటంటే నైట్ టైమే పెళ్లి ఉంటుంది ముహూర్తం అనేది.
<laughs> అందరు నవ్వడం స్టార్ట్ జేసారేమో అప్పుడే. <chuckles> ఓకె. ఆ! యెస్. యెస్. అబ్బబ్బబ్బా! సూపర్ అండి. <laughs> ఓకే. ఓకే. వర్షాలే హ్మ్. ఓకే. నైట్ అంటే మీ అందరికి నైట్ అనేది అచ్చొచ్చిందనా? లేకపోతే కామన్‌గా అలా అలా
ఆహా! లేదు ఆంధ్రాలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళన్నీ నైట్ టైమే చేస్తారండి
ఓకే. ఓకే. హ్మ్.
ఆ! సో, నైట్ టైమ్ పెళ్లి తీరా అసలు నాకు ముందు ఇంతకంటే టెన్షన్ ఎక్కడంటే నా పెళ్లి తెల్లారి గట్ట 3:25కి.
అబ్బబ్బాబ్బా! పొద్దున్నే, ఎర్లీ మార్నింగ్ 4 కూడా కాకముందు. <chuckles>
ఏది అగ్ ఎర్లీ మార్నింగు ఆగస్ట్ 15థ్ పెళ్లి. అసలు చూడండి
ఓకే. అంటే మీరు 14 ఈవినింగ్ నుంచే పెళ్లి పీటల మీద కూర్చోడం అవన్నీ జేయాలనుకుంటా గదా!
చెయ్యాలి. మాకు ముందు పద్నాలుగో తారీఖునే పెళ్ళికూతురుని చేసేస్తారు, మధ్యాహ్నం ఒక పూట తిన్నిస్తారు, తర్వాత ఏం తినకూడదు. ఏది స్వీట్లో, టిఫినో ఇలాంటి జ్యూసులు ఇవే కానీ అన్నం తినకూడదు. ఇక నైట్ అంతా, తెల్లారి గట్టు 3:00కి పెళ్ళి. మాకేంటంటే పెళ్లి కార్డులో విందు ఆహ్, పద్నాలుగో తారీఖు నైటే వేసేసారనమాట.
యెస్. అయ్యయ్యో! ఓకే. ఆ!